ప్రతి మనిషికి ఏదో ఒక హాబీ అనేది ఉంటుంది. వాళ్ళ సృజనాత్మకతని బయట పెట్టడానికి అవ్వనివ్వండి, లేదా వాళ్ళ ఎమోషన్స్‌కి ఒక ఔట్‌లెట్ లాగా కానివ్వండి, ఇలా చా ఆహ్, టైమ్ పాస్‌కి అవ్వనివ్వండి, టైమ్ చాలా <chuckles> బాగా గడపడానికి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, ఇలా చాలా రకాలుగా హాబీస్ అనేవి వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ మనం ఏదైనా ఒక బాగా చేయగలిగే స్థాయికి చేరుకోవాలంటే, చిన్న చిన్నగా వాటిని మొదలుపెట్టి కొన్ని స్టెప్స్ దాటుకుంటూ వెళ్లి వాటిలో మనం నిష్ణాతులు అనేది అవుతూ ఉంటాం కదా! ఇప్పుడు సాధారణంగా ఒక హాబీ మీరు ఏ హాబీస్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? అసలు ఆ హాబీ రావడానికి మీకు ప్రేరణ ఏంటో చెప్తారా మొదటిగా?
అవును. అవును. అవునండి. హ్మ్. తప్పకుండా అండి. అంటే హాబీ రావడానికి ప్రేరణ అంటే, అంటే నేను సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ మెడికల్ సైడ్. సో ఈ ఏ ఏ ఎలా అంటే నాకు కొంచెం అవగాహన ఉందని చెప్పొచ్చు. ఇట్లా వ్యాయామాలు గానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ గానీ, సో అది ఏంటంటే నేను ఆహ్, ఇంట్రెస్ట్ వచ్చేసింది. అంటే ఆహ్, నేను ఆ పనిలోనే ఉన్నాను గాబట్టి అది ఏంటంటే కొంచెం
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అంటే వాటి యొక్క బెనిఫిట్స్ కూడా మీకు బాగా తెలుసు కాబట్టి, అది ఇంకా మీకు ప్రేరణ అనేది, లేదా చేయాలనే ఒక ఆసక్తి అనేవి కలిగించాయా?
కలిగించాయి. ఎందుకంటే నేను దాంట్లోనే ఒక 7 ఇయర్స్ వర్క్ చేశాను పెళ్ళికి ముందు. సో ఇంకా అలా స్టార్ట్ చేశాను. బట్ అది ఏంటంటే నేను కంటిన్యూ చేయలేదండి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే వెంటనే ఆహ్, ఏంటంటే ఆ 7 ఇయర్స్ నేను ఆహ్, పని చేసే దగ్గర ప చేశాను గాని, అదే ఒక హాబీగా మలుచుకుంటానని నాకు అప్పుడు తెలియలేదు. కానీ తర్వాత ఏంటంటే పెళ్లి తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ ఎలా అంటే మా పేరెంట్స్‌ని ఇదవ్వడం నేను, అది కొంచెం హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిచ్చింది నాకు.
ఓకే. హ్మ్. ఓహ్! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అయ్యో!
అది, మానసికంగా అంటారు చూసారా! కొంచెం ప్రతిదానికి ఒక నిలకడ లేకపోవడం. ఊరికే ఊరికే డిస్ట్రాక్ట్ అయిపోవడం. ఆ! ప్రతిదానికి చిరాకు పడటం మా హస్బాండ్‌ని పాపం
అవునవును. హ్మ్. ఓకే. అయ్యో! అంటే, మీలోని వచ్చే మార్పులు. మూడ్ పరంగా కానివ్వండి, ఇంకా ఎమోషన్స్ పరంగా కానివ్వండి వచ్చే మార్పులు అనేవి మీకు మీరు అర్థం చేసుకున్నారన్నమాట.
అవునవును. అర్థం చేసుకున్నాను ప్లస్ ఏంటంటే కొన్ని కొన్ని ఎలా అంటే హ్మ్, ఆ టైమ్ లోనే నాకు అబార్ట్ అవ్వడం. ఆ ఫిఫ్ అంటే అబార్ట్ కూడా ఎలా అంటే, నాకు డెలివరీ పెయిన్ ఆ స్ట్రెస్ తట్టుకోలేక. డెలివరీ పెయిన్స్ వచ్చేసి, బేబీ ఇలా అవ్వడం. ఇవన్నీ ఏంటంటే చాలా ఆహ్, మెంటల్‌గా అసల నా స్ట్రాంగ్‌గా ఉండేది నేను. ఎలా అంటే కంప్లీట్ కొలాప్స్ అయిపోయానని చెప్పొచ్చు.
హ్మ్. హ్మ్. ఓహ్! అయ్యయ్యో! చాలా బాధాకరమండి. దీని నుంచి మీరు బయటికి రావ రావడానికి మీ స్ట్రెంత్ అనేది మళ్ళీ పెంచుకోవడానికి అనేది మీరు ఇప్పుడు ఈ యోగ, ధ్యానం వైపు అడుగులు వేసారా?
హ్మ్. సో ఆ! మెల్లిగా ఎలా అంటే అది కూడా చెప్తే మీకు నవ్వొస్తది. అప్పటికి నాకు ఒక బాబు ఉన్నాడు. నాకు ఇది సెకండ్ టైము. బాబు ఆహ్, బాబుకి 4 ఇ‌యర్స్. ఆహ్, బా బాబు వచ్చి ఆహ్, "ఎందు ఎందుకు సాడు ఉన్నావు? నేను ఉన్నాను కదా!" <giggles> ఇట్లాంటి చిన్న చిన్న మాటలు అన్నమాట. అ
ఓకే. హ్మ్. ఓకే. ఆ! ఓహ్! వావ్! <chuckles>
ఆహాహా! అది కొంచెం ఎలా అంటే, అంటే <smacks lips> అది ఫీల్ అయ్యే వాళ్ళకి తెలుస్తది. చెప్పడానికి కొంచెం వినే వాళ్ళకి కొంచెం <giggles> సిల్లీగా అనిపించొచ్చు గాని బట్
అదే. లేదు, లేదు. చాలా అద్భుతంగా ఉంది. అంటే వాళ్ళు మనకు చేయూతని ఇవ్వడం. వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు అని ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది కదా. హ్మ్.
అవును. సో, ఇంక అప్పుడు డిసైడ్ అయ్యాను అన్నమాట. ఛీ, ఏంటి నేను మరి వదిలేసాను ఇంకా కంప్లీట్‌గా. చెప్పాలంటే, ఆ 5 మంత్స్ మా హస్బాండె చూసుకున్నాడు అని చెప్పొచ్చు. ఆహ్, ఇలా వదిలేసాను ఏంటి. ఇట్లా ఇంత అంటే, వాళ్ళు నా మీద చూపిస్తున్నారు నేనేంటి ఇలా అయిపోయానని. అప్పుడు మెల్లిగా ఆహ్, స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏది అది కూడా ధ్యానంతో స్టార్ట్ చేశానని చెప్పొచ్చు. ఆ! ఇంకా నాది పాతయ‌న్ని బయటికి తీశానని చెప్పొచ్చు మెయిన్‌గా. ఇది యహ్!
ఓకే. ఓహ్! హ్మ్. అయ్యో. హ్మ్. ఓకే. హ్మ్. <chuckles> కాబట్టి మీరు అలాగా ఈ యోగా, ధ్యానం అనేది మొదలుపెట్టారన్నమాట. మరి మొదట్లో మీకు ఎలా అనిపించింది? అంటే మనం ఏదైనా హాబీ కొత్తగా నేర్చుకున్నామనుకోండి, ఫస్ట్‌లో చాలా మోటివేటింగ్‌గా ఏదో ఒకటి చేసేయాలి అని ఉంటుంది. కానీ కొనసాగే కొద్దీ ఏంటంటే మనకు ఆ మోటివేషన్ తగ్గిపోతుంది. చేయాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. వేరే వేరే పనులు గుర్తొచ్చి చాలా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కదా. కాబట్టి మీరు మొదలుపెట్టినప్పుడు మీ ప్రయాణం అనేది ఎలా సాగింది?
ఆ! మొదలుపెట్టాను. అంటే యు హ్మ్. అవును. అవునవును. అవునవును. యాక్చువ‌లి నేను స్టార్ట్ చేసినప్పుడండి నేను మత్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌స్‌తో స్టార్ట్ చేశాను. అది మెయిన్‌గా ఏంటంటే ఆ! హ త మా బాబు గూడా నాతో పాటు స్టార్ట్ చేసాడు వాడు కూడా. అంటే నేను ఇట్లా మ్యాట్ వేసుకొని కూర్చుంటా కదా! ఏంటో చేస్తుంది అమ్మ అని నా పక్కన కూర్చోవడం. నేను మెల్లిగా వాడికి నేర్పించడం అట్లా ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. బట్ నేను ఎలా స్టార్ట్ చేసానంటే 4:5:7 రేషియో అంటే ఆ! నాలుగు సెకండ్లు గాలి తీసుకొని ఐదు సెకండ్లు బిగపట్టుకొని ఏడు సెకండ్లు గాలి వదిలేయడం.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. <chuckles> హ్మ్. ఓకే.
అంటే ఒక రంధ్రం క్లోజ్ చేసి ఇంకొక రంధ్రం. ఇదేంటంటే మనల్‌ము పాజిటివిటీ‌ని తక్కువ తీసుకోవాలి ఫోర్ సెకండ్స్ నెగెటివిటీ‌ని ఎక్కువ వదిలేయాలన్న సారాంశం ఉంటది.
ఆ! ఓహ్! చాలా బాగుంది. చాలా ఫిలసాఫికల్‌గా ఉంది. హ్మ్.
<chuckles> ఆ! సో, ఇట్లా 4:5:7 రేషియో నుంచి స్టార్ట్ చేశాను. ఈ మెయిన్‌గా ఏంటంటే దానివల్ల నా ఫోకస్ కాన్సంట్రేషన్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది చేసేటప్పుడు ఎక్కువ మనం ఆ కౌంట్స్ మీదే కాన్సంట్రేట్ చేస్తాం కదా! వన్ టూ, త్రీ, ఫౌర్ అట్లా అలా అలా ఫస్ట్ ఒక ఫైవ్ రిపిటీషన్స్ నుంచి స్టార్ట్ చేశానండి. ఒకేసారి స్టార్ట్ చేయలేదు నేను. ఒక ఐదు సార్లు.
హ్మ్. ఓకే. అవునవును. హా! ఓకే. ఓకే. కాబట్టి మీరు చిన్న, చిన్న టార్గెట్‌స్ అనేవి పెట్టుకొని, చిన్న చిన్న స్టెప్‌స్ అనేవి వేస్తూ వెళ్లారు అన్నమాట. హ్మ్.
అవునవును. అట్లా ఆ! ఒకేసారి స్టార్ట్ చేయకుండా ఇట్లా ఇది ఒక ఫైవ్ టైమ్స్ చేసి తర్వాత ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ బాగా స్టార్ట్ అయిందనమాట ఆ టైమ్‌లో. ఆహ్, అంటే హెల్త్ పరంగా కూడా ఇలా అయింది కదా! సో, అదేంటంటే బ్యాక్ చాలా వీక్ అయిపోవడం ఇట్లా ఉండిది. బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను నేను మెల్లిగా.
హ్మ్. అయ్యో! హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అవి ఎలాంటివో చెప్తారా? అంటే ఆ! ఎలా చెయ్యాలి? చేయడానికి సులభంగానే ఉండేవా? మీరు ఎలాంటి స్టెప్‌స్‌తో వాటిని మాస్టర్ చేసారు అనేవి చెప్తారా?
హ్మ్. ఆ! తప్పకుండానే. అది మనకి ఎలా అంటే‌మే మన ఆహ్, దానికి మనం ఏమి వెయిట్ ట్రైనింగ్ ఇలా ఏమి యూజ్ చేయనవసరం లేదు. మనం మామూలుగా మ్యాట్ వేసుకుంటాం కదా! మ్యాట్ మీద పడుకొని 2 కాళ్ళు మడుచుకొని చేతులు సైడ్‌కి పెట్టుకొని మనం బ్రీత్ ఇన్ బ్రీత్ ఔట్ చేసుకోవాలి. నం నోస్ తోను మౌత్‌తో బ్రీత్ ఔట్ ప్లస్ నడుము పైకి ఎత్తాలి.
హ్మ్. హ్మ్. ఓకే. ఆ!
నడుము పైకెత్తి అలా ఒక హ 30 సెకండ్స్ హోల్డ్ చేయగలమ ఆహ్, గాలి మనం. ఆబ్ ఆ బ్రీత్ బ్రీత్ మీద కాన్సంట్రేషన్‌తో వన్ టు త్రీ ఫోర్ ఇట్లా ఒక 30 కౌంట్స్. ప్లస్ మళ్ళీ అలా ఇప్పుడు ఇది వెలికల పడుకుంటాం కదా! తర్వాత మళ్ళీ బోర్లా పడుకొని, గూడా చేసేవి ఉంటాయి. ఇట్లాగే. హ్మ్, సేమ్ అట్లాగే మనము ఇప్పుడు రైట్ హాండ్ పైకి లేపామనుకోండి లెఫ్ట్ లెగ్ పైకి లేపాలి. సేమ్ అట్లాగే మళ్ళీ ఒక 30 కౌంట్స్ హోల్డ్...
ఓహో! హ్మ్. అయ్ ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే.
అట్లా ఏంటంటే మెల్లి, మెల్లిగా ఈరోజు నడుముకి చేస్తే రేపేంటంటే లోవర్ లింబ్‌కి అంటే, కింద భాగానికి చేయడం. మా మళ్ళీ ఒక 2, 2 డేస్ ఇట్లా చేస్తా. ఒక 2 డేస్ కంప్లీ అంటే బ్రీతింగ్ అయితే కంపల్సరీ ఉంటది. అది కాకుండా 2 డేస్ ఏమో ఓన్లీ బాక్ ఎక్సర్సైజ్ చేస్తాను.
ఓహో! హ్మ్. ఆా! ఓకే.
2 డేస్ ఏమో ఓన్లీ పెల్విక్ ఫ్లోర్ మసిల్ ఎక్సర్సైజ్ చేస్తాను. ది అంటే నాకు సిస్ట్స్ కూడా ఒచ్చినయి ఓవరీస్‌లో. అది తగ్గించుకోవడానికి పెల్విక్ ఫ్లోర్ మసిల్ ఎక్సర్సైజ్ చేస్తాను. మిగతా 2 డేస్ ఏంటంటే, లోవర్ లింబ్స్ మనకి ఓన్లీ నడుం భాగానికి ఉంటుంది జూసారా? మీకు అవగాహన ఉంటే స్క్వాట్స్ ఇవి తెలిసే ఉంటాయి గదా!
హ్మ్. ఓహ్! హ్మ్. ఓకే. అవునవును. హ్మ్.
అలాంటివి జేస్తాను. ఫోర్త్ డే వచ్చేసరికి అప్పర్ బాడీ, వితౌట్ వెయిట్స్ ఇవన్నీ వితౌట్ వెయిట్స్, ఓన్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటా నేను.
హ్మ్.
దీంతో పాటు ఎప్పుడన్నా నాకు ఆహ్, ఫ్రీ‌గా ఉంది టైమ్ అనుకుంటే, ఇక్కడ కమ్యూనిటీ‌లో ఆహ్, జిమ్స్ అనేది ఇప్పుడు ఆహ్, ఆల్మోస్ట్ కామన్ అయిపోయింది కదా! మనకి.
ఆ! అవునవును. హ్మ్.
ఆ! కిందకెళ్ళి ఆహ్, ట్రెడ్‌మిల్ ఒకటి చేస్తాను. క్రాస్ ట్రైన్ ఎలిప్టికల్ ఒకటి చేసొస్తాను.
ఓకే. హ్మ్. <clicks tongue> ఇప్పుడు ఇలా మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళకి అంటే మీకంటే కొంత అవగాహన అనేది ఉందిండి. మీరు ఉండిన ఫీల్డ్ వల్ల కానివ్వండి. మీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల కానివ్వండి. మీకు ఈ హాబీలో మొదలు పెట్టకముందే కాస్త అవగాహన అనేది ఉంది. కానీ, తెలియని వాళ్ళు అసలు ఏమి తెలియని వాళ్ళు మొదలుపెట్టాలనుకుంటున్నారనుకో, వాళ్ళెలా మొదలుపెట్టాలి అని ఒక, 5 స్టెప్స్ చెప్పగలరా? అంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏమన్నా కొనాల్సి వస్తుందా? ఏది అసలు చేయకూడదు? అలా ఒక, 5 స్టెప్స్‌లో మనం ఎలా మీ హాబీని పా ప్రారంభించొచ్చు అనేది చెప్తారా?
హ్మ్. అవును. హ్మ్. తప్పకుండా అండి. హ్మ్. ఫస్ట్‌స్టెప్ వచ్చి ఫస్ట్ సెల్ఫ్‌గా ఉండాలండి వాళ్ళకి. అంటే మనకి సెల్ఫ్‌గా ఉండాలి. ఇంకొకళ్ళు రుద్దితే వచ్చేది కాదిది. ఆహ్, అదేంటంటే చేస్తాము ఇంకొకళ్ళు చెప్పారు కదా! అని చేస్తాం గాని అది కంటిన్యూ అవ్వలేము. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ కంటిన్యూ అవ్వ అయ్యానంటే నాకు డిఫరెన్స్ కనిపిచ్చిం‌ది. అది నేను చెయ్యలేని రోజు ఏంటంటే నాకు బద్ధకం, నీరసం, చిరాకు ఇవి చూసాను కాబట్టి నేను అది కంటిన్యూ చేస్తా. ఫో సో, ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ అండి. సెల్ఫ్‌గా ఉండాలి. 2 స్టెప్ వచ్చేసి అసలు మనం దేనికి చెయ్యాలనుకుంటున్నాము.
హ్మ్. అదే, అదే. హ్మ్. ఆ! హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్.
అంటే కొంతమంది ఏంటంటే ఆహ్, ఆహ్, ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉండడం ఆహ్, ప్రతి దానికి నీరసపడి‌పొడడం.
ఓకె. ఓకె. మీ రిజల్ట్ ఏం కోరుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనకి నచ్చినట్టు వాటిని కూడా ఎక్సర్సైజెస్ కూడా మార్చుకొని, మనకి బాగా పనికొచ్చేలాగా చేయాలంటారు. హ్మ్.
హ్మ్. చెయ్యాలి. 3 వచ్చండి అస్సలు అవగాహన లేనప్పుడు, కొంచెమన్నా అవగాహన ఉన్నవాళ్ళతో తెలుసుకుంటే బెటరండి. కంప్లీట్ యూట్యూబ్‌కి అయితే డిపెండ్ అవ్వద్దని నేను పర్సనల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్‌లో చూసి చేస్తాము. కానీ అది ఏ మసిల్‌కి వ‌ర్కౌట్ అవుతుందో, మీకు ఎలా తెలుసు? దాని వల్ల మీరు అంటే ఇప్పుడు వాళ్ళు బిగ బట్టమని చెప్తారు, మీరు బిగబడతారు. ఆహ్, బిగబట్టేది ఎలా చేయాలి? మామూలుగా అయితే మనం ముక్కుతో గాలి తీసుకొని నోటి రంధ్రంతో స్లోగా వదులుతూ బిగబట్టాలి. కానీ అవంతా ఇన్‌డీటెయిల్‌గా ఉంటదని నేను అనుకోవట్లేదు. మీరు అది చెయ్యకూడనిది చేస్తే, అది ఇంకొక కండరం మీద ఎఫెక్ట్ పడితే తరువాత రెస్పాన్సిబిలిటీ ఎవరిది? <chuckles>
ఓకె. ఓకె. ఓకె. ఎందుకలాగా? హ్మ్. ఓకె. హ్మ్. అవును. ఓకె. ఓహో! హ్మ్. అయ్యో! అయ్యో! అంటే అప్పుడు ఏంటంటే మనకు వచ్చే ప్రయోజనం కాకుండా మళ్ళీ ఏదో ఒక నష్టం అనేది ఎదురవ్వచ్చా?
నిజంగా అందులో ఆ! ఎందుకంటే అండి ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా మందికి ఏంటంటే బాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్‌లో ఆహ్, ఇండికేషన్ డూస్ అండ్ డోంట్స్ చ్ అంత ఇదిగా చెప్పరు. ఇప్పుడు మీకు నీ ప్రాబ్లమ్ ఉందండి. మోకాలు నొప్పి ఉంది. ఆహ్, మీరు కొంచెం ఒబేస్‌గా ఉన్నారు. కాకపోతే మీకు వెనక భాగం తగ్గాలి అనే ఆహ్, ఆహ్, ఆ ఇదితో కుతూహలంతో మీరు స్టార్ట్ చేసారు. దానికి ఫస్ట్ ఏం చెప్తారు? మీకు స్క్వాట్స్ చేయండని చెప్తారు. అంటే మనం నడుం భాగం కిందకి వంచి, గుంజీలు తీస్తాం చూసారా చిన్నప్పుడు. పనిష్మెంట్. ఆహ్, సో, అలా
హ్మ్. అవును. అదే. ఆ! అవునవును. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. అవునవును. అదే. అదే. అవగాహన ఉంది స్క్వాట్స్ అంటే. కానీ అదేంటంటే నీస్ మీద చాలా ప్రెషర్ పడుతుంది కదా!
ఆ! నీస్ మీద నీస్ మీద ప్రెషర్ పడకుండా గూడా చేయొచ్చు. ఇప్పుడు నీ పెయిన్ లేని వాళ్ళకి మనం కంప్లీట్ బెండ్ చేయకుండా కూడా నడుము వెనక్క‌నుకొని స్క్వాట్ చేయొచ్చు. సో ఇలా తెలియకుం
ఓహ్! హ్మ్. ఓకె. ఓకె. ఈ అవగాహన అనేది మీకు యూట్యూబ్‌లో నుంచి రాదు కాబట్టి, తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచే నేర్చుకోవడం ప్రిఫర్ చేయాలి అంటారు.
ఆ! స్టార్టింగన్న కొన్ని కొన్ని అయితే ఆహ్, మీరు మొదలు పెడదాం అనుకున్నప్పుడు, చిన్న స్టెప్స్ అట్లీస్ట్ ఒక్క‌టి బేసిక్ ఇప్పుడు 100 మందిలో, నాకు తెలిసి 80 మందికి ఈ ఫిట్‌నెస్ గురించి‌ గాని వీటి‌గా అవగాహన ఉంటుంది. జిమ్‌కి వెళ్తున్నారు. పోనీ అట్లన్నా తెలుసుకుంటే
ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. అవునండి. చాలా అర్థవంతంగా చెప్పారు. ఇది నిజంగా చాలా మంది అలా తెలియకుండా ఈ తప్పనేది చేసేస్తూ ఉంటారు. డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకులే యూట్యూబ్‌లో ఇదే చెప్తూ ఉంటారు కదా! అని ఎక్కువ యూట్యూబ్‌ను గాని, సోషల్ మీడియా‌ని గాని నమ్ముతూ ఉంటారు.
నిజంగా అదైతే కొంచెం అది చూసుకొని స్టార్ట్ చేస్తే బెటర్. మీరింకా నాలుగోది ఏంటంటే మనకి మాములుగా సాధారణంగా చేస్తాము. ఒక రోజు చేస్తాము. రెండో రోజు చేస్తాము. కానీ మూడో రోజు బద్ధకం వచ్చేస్తది మనకి.
ఓకె. ఆ! అవును. హ్మ్. అవునవును.
ఇప్పుడు మీరు ఇది వినే ఉంటారు చూసారా 21 డేస్ అని మానిఫెస్టేషన్ అని అంటున్నారు. అట్లా మీరు గూడా ఒక గోల్ పెట్టుకోవాలి. అంటే మరీ 21 డేస్ కాకపోయినా, ఒక 10 రోజులు గోల్ పెట్టుకుంటే ఈ 10 రోజులు అరగంటే, ఎక్కువ చేయనవసరం లేదు. డే‌కి మీరు ఒక అరగంట పెట్టుకొని, ఇంకా ఆహ్, ఒక రిమైండర్‌లాగా పెట్టుకొని కంపల్సరీ చెయ్యాలి. ఆవ్ ఈరోజు చేసి రేపు
ఆ! అవును. ఓకె. ఓకె. హ్మ్. ఓకె. ఆ! ఓకె. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది తప్పకుండా మనం పాటించాలం‌టారు. హ్మ్.
హ్మ్. తప్పకుండా ఉండాలి. అవును. దానివల్లేం‌టంటే బ్రెయిన్‌కి వెళ్ళే రక్తస్రావణ ఇవన్నీ చాలా హ ఉండి, మనకు ఆహ్, డే మొత్తం ఎలా అంటే ప్రొడక్టివ్‌గా ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటుంది.
ఓకె. హ్మ్. చాలా చక్కగా చెప్పారు. <chuckles> ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం ఏదన్నా హాబీ మొదలు పెట్టాలన్నా బడ్జెట్ ఏమన్నా అవుతుందేమో! ఇప్పుడు దీని కోసం డబ్బులు ఖర్చు పెట్టాలా? అని బడ్జెట్ గురించి ఆలోచించి చాలామంది వెనకడుగు వేస్తూ ఉండారు ఉంటారు కదా! కాబట్టి బడ్జెట్ కొరత ఉన్న వాళ్ళకి ఎలాంటి మార్గం మనం చూపించొచ్చంటారు ఈ హాబీలో?
హుహు. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. ఇది దీనికైతే బడ్జెట్ ఏముండదండి. ఒక్క మనకి మ్యాట్ ఒకటి కావాలి. ఎందుకంటే, చిన్న, చిన్న ఎక్ససైజెస్ మన నీస్ మీద, బాక్ మీద హాట్టవ్వకుండా ఉండడానికే మ్యాట్. మనమేమీ వెయిట్ ట్రెయినింగ్స్ చెయ్యట్లేదు కదా! వెయిట్ ట్రైనింగ్స్ చేస్తే మీరన్నట్టు శాండ్ బ్యాగ్సో, డంబెల్సో ఇట్లాంటియి కొనాల్సొస్తయి, కానీ అయినా నాకు వెయిట్ కావాలి అనుకుంటే, మనింట్లోనే బరువుయి ఉంటాయి గదండీ. ఏదోక బాటిల్సుంటయి. ఒక 5 లీటర్ల బాటిల్‌గా ఒకటి నీళ్లు నింపుకోండి. ఆ నీళ్లు నింపుకొని ఏ మూత టైటుగ పెట్టుకోని ఆ బాటిల్‌తో చెయ్యండి. <smacks lips> ఎ మనకీ ఆహ్, ఇద
హ్మ్. హ్మ్. ఓకే. అవునవును. హ్మ్. ఆహాహా! అవును. ఓకే. <chuckles> ఓకే. హ్మ్. కానీ మరి ఇప్పుడు దీనికేంటంటే, సమయం పడుతుంది. మనమేంటి చిన్నగా ఏంటంటే, పెంచుకుంటూ వెళ్ళాలి కాబట్టి, గంటా సమయం దాకా మనం కేటాయించాల్సొస్తుంది గదా! ఇప్పుడు చాలా బిజీ‌గా ఉన్న వారికీ, మనం రోజూ గంట సమయం పెట్టమంటే, వాళ్ళు చాలా ఆలోచిస్తారు. కాబట్టే, వాళ్ళకి హాబీ‌లకి అంత సమయం వెచ్చించలేరు గదా! కాబట్టి, చాలా బిజీ‌గా ఉన్నవాళ్ళకి, సులభంగా ఫిట్ చేసుకునే మార్గాలేమన్నా ఉన్నాయా ఈ హాబీ‌ని?
హ్మ్. అవునవును. అవును. అవునవును. హ్మ్. అంటే, నేనిందాక చెప్పాను గదా! ఈరోజు యాబ్స్, రేపు లోవర్ లింబ్స్, ఎల్లుండి బాక్. ఇట్లా 2, 2 ఎక్స‌సైజెస్ ఒక 10 నిమిషాలు జెయ్యండి చాలు. అంటే, ఆహ్, లేకపోతే, ఇవన్నీ లేకుండా, నేను ఎక్కువాగా స్ట్రెయినవ్వాలనుకుంటే, మనకి జంపింగ్ జాక్స్ ఐడియా ఉందా? మన చిన్నప్పుడు స్కూల్‌లో పీటీ సార్ చెప్పేవాళ్ళు. జాగింగ్ సేమ్ ఉన్న ప్లేస్‌లోనే ఆ మ్యాట్ ఫోల్డ్ చేసుకొని, కింద పెట్టుకోని ఎందుకంటే, మళ్ళీ
హ్మ్. ఓకే. ఓహో! హ్మ్. అవునవును. చేయించేవారు. హ్మ్. ఓకే. కానీ ఇది కూడా నీ ప్రెజరనేది ఉంటుందంటారా?
ఆ! అందుకే మ్యాట్ హోల్డ్ చెయమని చెప్పా నేను. మన మోకాళ్ళ మీద పడకుండుండడంకి అట్లాంటి చిన్న చిన్న ఒక 10 నిమిషాలు చాలు.
ఓకే. ఓకే. ఇప్పుడు మరి మీరు రిజల్ట్‌ను అనేది మీరూ ఆ చక్కటి రిజల్టనేది అనుభవిస్తున్నారా? మీరీ చేసిన ఈ హాబీ పాటించిన
అవునండి. మీకూ ఒక 20 డేస్‌లో అయితే రిజల్ట్ కంపల్సరీ వొస్తుంది, కన్సిస్టెంట్‌గా చేస్తే.
ఓహ్! <giggles> హ్మ్. చాలా బా చెప్పారండి. నిజంగా ఫిట్నెస్ అనేది ఒక హాబీ‌లాగా కాకుండా, ఒక లైఫ్‌స్టైల్‌లాగా మనం తీసుకెళ్ళాలి. ఎందుకంటే, అది మనకి చాలా మంచి చేస్తుంది కాబట్టి. మీరు అలా చెయ్యడం అనేది చాలా అభినందనకరం. మీరు ఈ విషయాలన్నీ నాతో పంచుకోడం నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వీలైతే మనం మరొకసారి మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
అవునవును. అవునండి. ధన్యవాదాలండి.